<laughs> ఓకే.
ఇన్ని ఆహ్, తప్పు మేమక్కడ ఎంత తప్పు చేసామన్నది మాకు ఆ కాంపిటీషనూ అందరూ కొంచెం అంటే ఇది కొంచెం మందికి దాని మీద ఐడియా ఉంటుంది. సీనియర్స్‌కి మాకు ఫర్ ఫ్రెషర్స్ కాబట్టి మాకు దాని మీద ఐడియా లేదు.
అదే ఇంకా సీనియర్స్ అంటే ఆహ్, అట్లాంటి కాంపిటీషన్స్‌ని చాలా సీరియస్‌గా దీస్తారు. ఏదో యుద్ధం జేశినట్టు జేస్తారింకా. మీరింకా పాపం, మీకు ఎక్కువ తెల్వదు గాబట్టి చాలా ఇబ్బంది పడినుంటారు. మళ్ళీ తర్వాత ఎలా ఎలా జరిగింది ఈ కాంపిటీషన్ మొత్తం మళ్ళీ?
అవును. చూస్తారు. అవును. నిజంగా అక్కడున్నవాళ్ళు అలానే చేస్తున్నారు. హ్మ్. హ్మ్. హ్మ్. అయిపేందండి. ఇగ మేమేం జేసుకున్నామంటే మాకు చాట్‌జీపిటీ ఒక్కటే దారి అన్నట్టుగా, చాట్‌జీపిటీనొక అంటే చాట్‌జీపిటీయే తల్లి, తండ్రి, గురువు అన్నట్టుగా భావించ్చేసి దానికే మొత్తం జేప్పేసామనమాట. ప్రాంప్ట్స్ గాని అవన్నీ ఇస్తే మాకు ఎంత చాట్‌జీపిటీ ఇచ్చినా సరే, ఎవరైనా గైడ్ జేసేవాళ్ళు మన దగ్గరుండి ఎలా ప్రాసెస్ అవ్వాలి అని చెప్తేనే మనకొక క్లారిటీ అనేది ఉండిద్ది యూజ్ చేయడానికి.
అవునవును. ఈ ఏఐ టూల్స్‌ని ఎంత యూజ్ జేశినా గూడా ఒక మనిషి ఉంటేనే గదా! తెలిసేది అసలు తప్పేది, కరెక్టేది. ఇంకా ముఖ్యంగా హ్యాకథాన్స్ లాంటి విషయాల్లో వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నీ గూడా సాటిస్ఫై చేయాలి గదా! అది మనిషే గదా! జూశేది. హ్మ్.
అవును. కచ్చితంగా. హ్మ్. అవును. ఖచ్చితంగా కరెక్ట్ చెప్పారు. హ్మ్. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎంత చాట్‌జీపిటీ నుంచి హెల్ప్ తీసుకున్నా సరే మనకొక ప్రొసీజర్ అనేది ఆహ్, తెలియాలి కదా! ఫస్ట్ ఈ, ఈ వెబ్‌సైట్ యూజ్ చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో కోడ్ రాయాలి. ఇవన్నీ ఎవరో ఒకళ్ళు చెప్తేనే మనం తెలుసుకుంటాం. చాట్‌జీపిటీ అన్ని సార్లు ఎక్యురేట్‌గా ఇవ్వదు మనకి. ఇంకా ఇదే కన్ఫ్యూజన్ అయిపోయి ఆ కాంపిటీషన్ అటెంప్ట్ జేశాము. అసలు టాప్ ఏంటి, లాస్ట్ నుంచి టాప్‌లో ఒచ్చామన్నమాట మేము.
అవునవును. అయ్యో!
చాలా అంటే మాకు అర్థమైంది. ఒక హెల్ప్ తీసుకుంటే, ఒకళ్ళు ఎవర్దైనా సార్ గానీ, మెంటర్ గానీ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక టాప్‌లో ఒచ్చేవాళ్ళము అన్న రిగ్రెట్ ఫీలింగ్ మాకు చాలా అంటే చాలా అనిపించిందప్పుడు.

నిజంగా అండి. అంటే ఎలా ఫిక్స్ అయిపోతామంటే మనకు అన్నీ తెలుసు. ఎన్ ఒకళ్ళని ఎందుకు అడగాలి మనము? అబ్బా! వాళ్ళనేమడుగుతాంలే! అడిగితే మన ప్రెస్టీజే తగ్గిపోతుంది. ఏంటి మనల్ని చిన్నగా చూస్తారు. ఇలాంటి ఫీలింగ్‌లో ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. నేను కూడా అదే ఫీలింగ్‌లో ఉండేదాన్ని ఇంతకుముందు.
ఆ! <laughs> ఓకే. అయ్యో! ఆ! అయితే ఆ దాని వల్ల ఏమైనా అవకాశం గోల్పోయారా మీరెప్పుడన్నా?
అంటే అది గున్ హ్మ్. చెప్పండి? చాలా అండి. అంటే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యానన్నమాట. ఇప్పుడు నాకేఏదైనా ఒక విషయం తెలియకపోతే నేను వెళ్ళి అడిగి అది కనుక్కొని అది నా అది తె తెలుసుకున్న తర్వాత అది నేను చేస్తే ఒక మంచి రిజల్టనేది ఒస్తుంది. నేనలా ఒక కాలేజీలో ఒక హ్యాకథాన్ కాంపిటీషన్ అనేది పెట్టారన్నమాట. దాని మీద నాకు 0 నాలెడ్జ్ ఉంది. సో 0 నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను ఎవరినన్నా ఫ్యాకల్టీస్‌ని, సీనియర్స్‌ని వెళ్లి కనుక్కుంటే ఒక లైక్ ఒక మంచి యూజ్ అనేదుంటుంది. నాకు వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి నేను ఫర్‌దర్ కాంపిటీషన్స్‌లో కూడా వర్క్ చెయ్యొచ్చు.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అదే దాని పైన మీకు ఇంకా అవగాహన ఓస్తది ఓ విధంగా.
ఖచ్చితంగా. ఇప్పుడు నేనేంటంటే మొత్తం చాట్‌జీపీటీనే నమ్ముకున్నాను. ఎందుకు వాళ్ళనడగటము? అంటే చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది.
అయ్యో! ఆ! హ్యాకథాన్ అన్నాక ఇట్లా ఒక టీమ్‌లాగా ఫార్మ్ జేసి ఇంకా చాలా మంది ఉంటారు గదా! మీతో బాటు పార్టిసిపెంట్. ఎవరైనా ఉన్నారా మళ్ళీ ఒక్కోళ్ళే చేసారా?
హ్మ్. ఖచ్చితంగా. అవును. అవును. అంటే మొత్తం